ఇప్పుడు ఫోనుల్లో గేమ్స్ కానీ, కంప్యూటర్‌లో గేమ్స్ కాని ఇలాగా కొన్ని కొన్ని మనల్ని ఒక ప్రపంచంలోకి తీసుకెళ్ళిపోతా ఉంటాయి. ఒక ఆకర్షణీయమైన ప్రపంచంలోకి, హ్మ్. అలాంటి ఆకర్షణీయమైన ప్రపంచంలోకెళ్ళటం నీకెలా అనిపిస్తుంది?
హ్మ్. ఖచ్చితంగా. అసలు. అవును. నాకీ గేమ్స్ గానీ ఈ ఇప్పుడు కొత్తగా వీఆర్ అనొచ్చేసింది చూసారా! అవి గాని ఆ! అది కూడా అదీ యాక్చువల్‌గా ఆ సెడ్డు <giggles> గ్యా గ్యాడ్జెట్ తీసుకోడానికి ట్రై జేశాను. కాకపోతే కొద్దిగా ఎక్స్‌పెన్సీవ్ అదీ. <giggles> ఆ! బయటాడేవాన్ని. లాకపోతే కార్డ్‌బోర్డ్ నేనే చేసుకున్నా అనమాట దీని గురించే.
హ్మ్. అవును. అవును. ఆడతావా వీఆర్ నువ్వు? ఆహా! ఉందా నీ దగ్గర గ్యాడ్జెట్ అది? హ్మ్. కళ్ళకి బెట్టుకొని. మరి బయటాడేవాడివా ఇయన్నీ? కార్డుబోర్డుతోటి జేసుకున్నా ఆ! ఓకే.
ఆ! అంటే మరీ అంత బడ్జెట్ మనం పెట్టలేం గాబట్టి సో, మనకి
ఎలాగ? దాంట్లో ఏం బెట్టావు? భూతద్దాలు బెట్టావా ఏంటి? కొంప తీసి!
హ్మ్. గ్లాసెస్ పెట్టానండి. గ్లాసెస్ పెట్టి అ అంటే, మనకి దానికి తగ్గట్టే ఫోనులో యాప్స్ అవీ ఉన్నాయి. దొరుకుతున్నాయి గూగుల్ ప్లే స్టోర్‌లో. సో, అవన్నీ ఇన్‌స్టాల్ జేసుకొని అడ్జస్ట్ జెయొచ్చు. <giggles> అదే.
ఆ! హుహు. ఓకే. ఓకే. ఓకే. ఆ! బావుంటదా అలాగా? వీఆర్ పెట్టుకొనాడితే!
ఆహ్, అంటే బావుంటదా? అంటే, ఒరిజినల్ ఏదైతే మెను ఆహ్, యాభై వేలు అరవై వేలు పెట్టి గ్యాడ్జెట్ కొంటామో దానంత ఎక్స్‌పీరియన్స్ అయితే ఇవ్వదు. బట్ ఇదొక ఎక్స్‌పీరియన్స్ రెగ్యులర్ దాని మీద.
హుహు. అవునా! ఓకె. ఓకె. హ్మ్. అంటే ఇప్పుడిదీ క్రికెట్ ఆడుతన్నా గాని దాంట్లో చేత్తో ఒక చిన్న డివైస్ ఒకటుంటుంది. దాంట్లో కొట్టేది గాని, షటిల్ గాని, బ్యాడ్మింటన్ గాని ఇట్లాంటియన్ని గేమ్స్ కూడా ఆడుతున్నారు రియలిస్టిక్ గేమ్స్ అది గూడా దాంట్లో. ఎలా? ఎప్పుడైనా వాడావా అయి నువ్వు?
అవునవును. అవును. ఆ! వాడానండి. మనకి కొన్ని సార్లు ప్లే స్టేషన్‌లో కూడా వర్చువల్ రియాలిటీ ఆన్ జేసుకొని ఆడుకోవడానికి అవకాశం ఉంటది. దాంట్లో షటిల్ ఆడాను ఫ్రెండ్సందరం కలిపి. ఆహ్, ఒక్కోసారి సింగిల్‌గా ఆడుకోవాలంటే
హ్మ్. హుహు. హ్మ్. మరి దానికేమన్నా కొనాలా ఖచ్చితంగా? ప్రతిది కూడాను కొంటనే ఉండాలింకా. క్రికెట్టుకి గనక బ్యాట్ కొన్నట్టు ఇంకా దీనికి కూడా అట్లా కొంటా ఉండాలా? డివైసెసన్నీ?
ఆహ్. <giggles> అలా అంటే, మనం అయన్నీ కొనలేం <giggles> కాబట్టి నేనేం జేస్తానంటే, ఇప్పుడు మనకి బయట గేమింగ్ స్టేషన్సుంటాయి.
ఆ! అవును.
ఆ! అక్కడికి వెళ్లి అక్కడ ఆడుకునేవాడిననమాట. మొత్తం అంతా. సెటపంతా ఉంటది వాళ్ళ దగ్గరే. రెంటల్‌కి అంటే గంటకింత అని జెప్పేసిస్తే ఆహ్, మనం అడిగినయన్నీ ఇస్తారు.
హుహుహు. ఓకే. ఓకే. ఆ! ఎలాగా? ఎప్పుడైనా మరి ఎడిక్టయిపోయిన దానికేమన్నుందా దీనికి? నువ్వు?
ఆ! కొన్ని సార్లండి యాక్చువల్‌గా నాకు ఈ వీఆర్ గాని వీఆర్ యాక్చువల్‌గా నేనెక్కువ సేపు చూడలేను. కొంచెం ఐ స్ట్రెయిన్ అవుతది కాబట్టి అవును. అహా! అది దానికి ఎడిక్టవ్వలేదు.
హ్మ్. హుహు. ఐసు. ఆ! అవును. హ్మ్. ఏ గేమ్స్‌కెడిక్టయ్యావు బాగా? చిన్నపట్నుంచి చూసుకుంటే, ఇప్పుడు చాలా వరకు నెట్ సెంటర్‌కేమైనా ఎళ్ళావా నువ్వు?
పబ్‌జి అండి. హ్మ్. అవును. ఆ! చిన్నప్పుడు నెట్ సెంటర్‌కంటే, ఫస్టూ ఆ నెట్ సెంటర్ కన్నా ముందూ ఇప్పుడు మీకు ప్లే స్టేషన్సవి ఉన్నాయి కదా! దాన్లో ఫస్ట్ వర్షన్ ఉండేది. మ్యారియో. మీకేమన్నా ఐడియా ఉందా? మ్యారియో అని? <chuckles> అదే. చిన్న బొమ్మ పైకి ఎగురుతా ఉంటది గదా! అదీ ఒక అంటే అప్పుడు మనకి ఎల్‌ఈడీ టీవీలు అయ్యేం ఉండేది కాదు గదా! సీఆర్‌పి టీవీలకే 3 పిన్నులు పెట్టి ఆడుకునేవాళ్ళం. అదీ నాకు ఇంట్లో లేదు బేసికల్‌గా అది చిన్న బడ్డి కొట్టులో రెంట్‌కిచ్చేవాడు. గంటకి గంటకి 20 రూపాయలనుకుంటా అండి నాకు గుర్తున్నంత వరకు.
ఆ! హ్మ్. అవును. డెక్కన్ త్రీయా? ఉంది. ఎందుకు లేదు! ఆ! ఒక చిన్న సే అది అదొకటి పెట్టి దాంట్లో పెట్టి ఆడేవాళ్ళం. అవును. ఉండేయి కాదు. అవును. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. ఆహా! ఓకే. అది ఇంటికి తెచ్చుకొని ఆడుకునేవాడివి నువ్వు.
లేదు, లేదు అక్కడే వాడి దగ్గరే టీవీ ఉంటాది ఒకటా ఒక ఒకే ప్లేయరుంటది.
అయన్నీ కూడాను. హ్మ్. గంటకి 20 రూపాయలా
అప్పుడు నాకు అది పేమెంట్టిచ్చి అవన్నీ చేసి, ఆడుకోవడం అది బా నచ్చేదన్నమాట. నాకా గేము ఆహ్, అది జంప్పవుతది చూసారా! జంపయ్యేటప్పుడు నేను కూడా జంపయ్యేవాడిని. <chuckles>
హుహు. ఓకే. అది. అంత అంత ఇన్వాల్వ్ అయిపోయవోళ్ళు మీరు. చిన్నప్పటినుంచి కూడాను. హ్మ్.
<giggles> అం ఆ! బాగా. అసలు నాకు ఆ స్క్రీన్‌లో చూస్తుంటే, నా పక్కన ఎవరన్నా నాతో మాట్లాడుతున్నా లేపోతే నా ఫ్రెండ్స్ అరె! ఏంట్రా అలా చేసావు అని ఏదో చెప్తా ఉంటారు కదా! గేమ్ ఆళ్ళు చూస్తానేటప్పుడు. అన్నీ.
హ్మ్. హ్మ్. అవును. హ్మ్. అవును. ఇన్వాల్వ్ అయిపోయారు మీరక్కడ మరి ఇంకేం జేత్తరు మీరు దానికి? ఆ!
<chuckles> నేనసలు ఏది ఇనేవాడిని కాదనమాట. అలా ఎళ్తూ ఉండేది.
ఆ! తరువాత అప్‌డే‌టెడ్ వెర్షన్ ఏంటి?
ఆ! తర్వాత నెక్స్టు వై సీటీ కొంచెం ఆహ్, ఒక గ్రాడ్యుయేషన్ టైమ్ ఇదైతే అప్పుడూ సిస్టమ్ తీసుకున్నాము. సిస్టమ్ తీసుకున్నాము, యాక్చువల్‌గా మా అక్క కోసం తీసుకున్నారు.
ఎక్కడాడారిది, ఎక్కడాడారిది? ఆహా! అసల ఫస్టు ఆ వై సిటీ అనే గేమనేదుందని ఎవరు చెప్పారు నీకు?
ఫ్రెండ్స్ అండి. ఫ్రెండ్సే ఫ్రెండ్స్ వల్ల తెలుసుకున్నాను మొత్తం.
ఫ్రెండ్సే. ఫ్రెండ్స్ ఆహ్, ఫ్రా ఫ్రెండ్స్ తీసుకెళ్లారు కరెక్టే, ఎక్కడ ఆడావు, ఫస్ట్ టైమ్ సిస్టమ్ తీసుకోక ముందు?
హ్మ్. సిస్టమ్ తీసుకోక ముందయితే నేనాడలేదూ. అది విన్నాను, విన్నా తరవాత, మా ఫ్రెండూ వాళ్ళ సిస్టమ్ నించి డౌన్‌లోడ్ చేసీ తీసుకొచ్చాడనమాట. కాలేజుకి తీసుకొస్తే, నేనొక కాపీ తీసుకొనీ ఆహ్, ఇంటి దగ్గరా సిస్టమ్‌లో ఆహ్, మొత్తమంతా డౌన్‌లోడ్ చేసుకొని, జస్టది ఓపెన్ జేశాను, ఎలా ఉంటది, ఏంటి అని. దానిలో నాకూ అప్పుడికీ కుర్రోళ్ళలో ఆహ్, నేను గమనిచ్చిందేంటంటే, కొన్ని పేపర్లు కూడా ప్రింటవుట్లు దీసుకునేవాళ్ళు.
అవునా! హ్మ్. హ్మ్. హ్మ్. ఎలా ఉంటది, ఏంటి అనేది. హ్మ్. ఆ! దేనికీ, చీట్ కోడ్లు.
ఆ! ఎగ్జాక్ట్‌లీ. చీట్ కోడ్లు దీసుకునేవాళ్ళనమాట. కారాడుకునేటప్పుడూ ఆహ్, మధ్యలో ఈ చీట్ కోడ్‌లన్నీ కొట్టేవోళ్ళు. ఛీ
ఆ! అది. హ్మ్. ఏవేవ్ ఏవేవున్నాయి చీట్ కోడ్లు, నట్టర్ టూల్స్, ప్యాంజరు. ఆ!
ఆ! అవెండి. ప్యాంజర్ నాకు బా ఇష్టవండి. అసలు సిచ్యువేషన్‌కి సంబంధవుండదు. మొత్తం అంత అస్సల. ఎ అది దానికీ ఆ లె పోలీసులొచ్చినా ఎవ్వరాపలేరు కదా! పైగా ఏంటంటే, దేని డిస్ట్రక్ట్ చేసినా కూడా మొత్తం వైబ్రేటయిపోతా ఉంటది స్క్రీను.
ఆ! ఏం జేసేవోడివి, డిస్ట్రక్షన్ మొత్తమంతా. ఓ సిటీ మొత్తాన్ని పేల్చి పడేసేవోడివా? <chuckles> ఆ! హ్మ్. అదే గదా! ఆ! లీవ్ మీ ఎలోన్.
<giggles> హ్మ్. అస్ లీవ్ మీ అలోన్ ఏమో! మొత్తం పోలీసులందరూ కేస్లన్నీ తగ్గిపోతాయి.
వాడావా లీవ్ మీ ఎలోను? దెగ్గరకొచ్చినప్పుడు, దెగ్గరకొచ్చినప్పుడు లీవ్ మీ ఎలోను. ఇంకో టూలేంటిది? ఇంకోటేంటిదది చీట్ కోడు?
<giggles> అవును. ఇంకా చీట్ కోడ్ అంటే, ఎదో మెడికల్‌ది కూడా ఒకటుంటదండి. హెల్త్.
హెల్తా? ఆ!
హెల్త్‌ది ఆ! హెల్త్‌కి సంబంధించి ఒక చీట్ కోడ్ ఉంటది. అది కొడితే గనుక షీల్డొస్తది. షీల్డొస్తే మనకి అప్పటి వరకున్న హెల్తు మళ్లీ రీగెయినవుతా ఉంటదన్నమాట.
హుహు. ఎ రీగెయినవుతా ఉంటది. ఓకే. హ్మ్.
హ్మ్. ఇంకోటి కొడితేనేమో, వై సిటీలో ఉన్న అమ్మాయిలందరూ వీడెనకమాల పడతా ఉంటారు. హీరో గాడెనకమాల.
అవును. హేయ్! ఆ! హ్మ్. ఇప్పుడు నీ యెనకమాల పడినట్టు ఫీలయ్యేవాడివ నువ్వు, బండి మీద ఎక్కించుకొని యెళ్ళటం గాని అయన్నీ? ఆ!
ఇలాంటివి అన్ని ఉన్నాయి. ఆ! అంటే అప్పట్లో అలాగే ఫీలయ్యేవాళ్ళం.
హ్మ్. అది. అట్లా ఉంటది ఏం జేస్తాం. హ్మ్. మరి నిజంగా హ్మ్. బాగా ఏమన్నా ఎడిక్టయిపోయి ఇంట్లో వాళ్ళు చేత తిట్టించుకున్న సందర్భాలేమన్నున్నాయా దీంట్లో?
అది. ఇవన్నీ బాగా నచ్చేది. హ్మ్. అబ్బో! అసలు నంబర్ ఆఫ్ టైమ్స్ అండి. ఇంకా మారియో అంటే, నేను కొద్దిగా డబ్బులిచ్చి ఆడాలి కాబట్టి, డబ్బులు కొద్దిగా అమ్మోళ్ళ దెగ్గర ఆహ్, నేను పొద్దాకా అడగలేక హ్మ్. అడగలేక ఆహ్, కొద్దు కొద్ది కంట్రోల్‌లో ఉండేవాడిని. ఇది అనుకోండి ఇంట్లోనే ఉండేది.
హ్మ్. హ్మ్. హ్మ్. ఆ తీసుకోవటం అనేది అడగలేక. అవును. హ్మ్. కానీ హ్మ్. హుహు.
అస్సలా ఇంట్లో ఎలా తిట్టినా ఆడతానే ఉండేవాడిని.
సిస్టమ్ మందుల నుంచి కదిలేవోడివి గాదు. అది. ఎలా అనిపిచ్చేది నీకు ఆడుతున్నంత సేపుగానో? ఇంగ మనుషులతోటి గానీ, హ్మ్, గేమ్ లాగానే చూసేవాడివా మనుషులందరినీ కూడాను అలాగా? పిచ్చి, పిచ్చిగా చేయటం గానీ, అలాంటియేమన్నా అనిపిచ్చిందా నీకు, బయట మనుషుల్ని చూస్తున్నప్పుడు అలాగా?
హ్మ్. లేదండి. అదీ హ్మ్. ఆ! అంటే, నేను బయట గేమాడేవరకు దానిలోనే ఉండేవాడిని. గేమాడి బయటకొచ్చిన తర్వాత, నేను ఇక ఆహ్, అంటే రెగ్యులర్ మనుషులతో ఎలా ఉంటానో అలాగే ఉంటాను. మరి ఇప్పుడు కొన్ని, కొన్ని సార్లు చూస్తే, ఆడి, ఆడి, ఆడి బయటకొచ్చాక కూడా డుడ్‌డుడ్‌డుడ్‌డూ అంటా ఉంటారు, గన్ను లేకపోయినా ఒచ్చేసి. <laughs>
హ్మ్. హుహు. హ్మ్. ఆ! ఇదే, ఇదే. ఇట్లాగే అన్నమాట. ఇట్లాగా ఎవరన్నా, ఏదన్నా చేసినప్పుడు, ఇప్పుడు క్రికెట్టుంది. క్రికెటాడేటప్పుడు బౌలింగు మనం రోడ్ మీద వెళ్లి నడుచుకుంటా, నడుచుకుంటా ఏల్తానే చేతులు తిప్పేత్తా ఉంటాం బాలింగ్ ఏస్తున్నట్టు.
ఆ! హ్మ్. ఆ! ఆటోమేటిక్‌గా ఏదో ప్రాక్టీస్ చేస్తున్నట్టు, మన మైండ్‌లో అది రనవుతాది కాబట్టి చేతులు తిరుగుతాయి. అవును.
కదా! ఇలాగ నువ్వు గేము ఆడిన వెంటనే, ఇలాగ ఇలాంటి సందర్భాలు ఎవరైనా ఎదుటి వ్యక్తి దగ్గరనుంచి మా చూసి తిట్టించుకున్న సందర్భాలేమన్నున్నాయా?
ఆ! వె ఎదుటి వ్యక్తి కాదు గాని, యాక్చువల్‌గా నేనే ఒక ఒకానొక సిట్యుయేషన్‌లో అలా చేశాను. దాని తర్వాత నేను ఆ గేమ్‌ని ఆపేశాననమాట. <giggles> అలాంటి సిట్యుయేషన్ చేశాను. ఫేసయింది అది కూడా.
హ్మ్. హ్మ్. హ్మ్. హుహు. ఓకే. ఓకే. ఓకే. పవర్ రేంజర్స్.
అది ఏ గేమంటే, ఇది మన పబ్‌జీ.
పబ్‌జీ అబ్బా! ఆ పబ్‌జీ హ్మ్.
హ్మ్. అ ఆ! ఒక సిట్యుయేషన్ జెప్తాను.
చెప్పండి.
మొత్తం ఆహ్, యాక్చువల్‌గేంటంటే మేము ఆఫీస్‌లో ఉన్నాం అండి. మొత్తం ఫ్రెండ్స్, కొలీగ్స్ అందరు ఉన్నారు. ఆహ్, ఏంటంటే అకేషను ఒకల బర్త్‌డే.
ఓకే. ఉన్నారు. హ్మ్. హ్మ్.
ఒకల బర్త్‌డే కొద్దిగా ఫుడ్డది తీసుకొచ్చారు, కేకది పెట్టుకున్నారు, అయితే ఒక 4, 5 బెంచెస్ ఏశారు, నేను ఒక లాస్ట్ బెంచ్‌లో ఉన్నానన్నమాట. అయితే, ఆ బెంచ్ మీద ఆల్రెడీ ఫుడ్డది సర్వ్ జేసుంది.
హ్మ్. చేసారు. బానే ఉంది. హ్మ్.
హ్మ్. మిగతా వాళ్ళందరూ తింటున్నారండి. నేను తినొచ్చుగా, అహా! లేదు అప్పడికి పబ్‌జీ నాకు బాగా అలవాటైయిపోయిందన్నమాట.
హ్మ్. ఎందుకు అలవాటైయింది అంత సేటు. ఎవరు అలవాటు చేసారు? ఎలాగా ఫస్టు డౌన్‌లోడ్ చేసారు? అసలు ఎవరు గూ ఎవరు, ఎవరు? వాట్ ఐస్ ది రీజన్ ఎనకమాల ఎవరు ఉన్నారు మీకు? అది అలవాటు చేయటానికి?
ఏమోనండి. నాకు ఆహ్, అంటే నాకు <giggles> అంటే నాకు ఏంటంటే, అది ఎలా స్టార్ట్ జేశానంటే, అందరు ఏదో కొత్త గేమ్ ఆడేస్తున్నారు. అర్రే! మనకు తెలీదేంటి అని చెప్పేసి <chuckles>
హ్మ్. హ్మ్. అవునా? దడ్, దడ్, దడ్, దడని కాల్చేసుకుంటున్నారు అందరు కూడా ఎక్కడ చూసినా గాని అని చెప్పేసి అనిపించిందా? ఆ!
ఆ! అదే సీ సీ సీ బ్యాక్ సైడ్ అంటారు చూసారా. <laughs>
హ్మ్. దేర్ దేర్ సీ సీ ఇక్కడ కాదు ఎనకమాల బ్యాక్ సైడ్. <giggles> ఆ!
ఆ! అదే. <chuckles> ఇయన్నీ ఉండేసరికి అర్రె! ఏంటి అందరు అప్‌డేటవుతున్నారు, నేను అప్‌డేట్ అవ్వట్లేదని చెప్పి, జస్ట్ ఉరినే హ్మ్.
ఎవరెవరో కలుస్తా ఉన్నారు గదా! గేముల్లో, ఒక్కొక్క దేశం నుంచి, ఇంకొక దేశం నుంచి ఆళ్ళని తిట్టుకొటాలు, అయన్నీ కూడా మీకు బాగా అనిపించిందనమాట. ఆ!
అదే కదా! <chuckles> బాగా అనిపించి చేశాను డౌన్‌లోడ్ చేశాను, డౌన్‌లోడ్ చేసి ఫస్ట్‌లో నాకు అర్థం కాలా. ఒక 2, 3 సార్లు చచ్చిపోతా ఉండేవాడిని. తరువాత, బాగా ఎడిక్టయిపోయవాడిని. అలాగని గొప్ప ప్లేయరెమి గాదు ఎడిక్టయ్యాను నేను అంతే.
హ్మ్. అ ఆ! హుహు. ఎడిక్టయ్యారు మీరు అంతే. ఆ! ఎడిక్ట్ ఆ!
హ్మ్. ఆడుతూ, ఆడుతూ ఇప్పుడు ఆ సిట్యుయేషన్ చెప్పాను కదా! ఒక టేబులు
ఆ!
దాని మీద బిర్యానీ అదంతా పా అదే ఆహ్, ప్లేట్‌లో సర్వ్ జేసుంది. అందరు తింటన్నారు.
ఓకే. సర్వ్ చేసున్నాయి. ఆ!
నేను జస్ట్ ఓపెన్ జేశానూ. అంటే, నేన్ ఆళ్ళు చెప్తున్నారు, నేను పట్టిచ్చుకోకుండా ఆడతన్నా.
ఆ! హ్మ్. హ్మ్.
ఆడుతూ, ఆడుతూ, ఆడుతూ ఎవడో నన్ను చంపేశాడండి.
అయ్యా! ఆ! ఓకే.
వేరే ప్లేయరు. చంపంగాలనే నాకు మెంటలొచ్చేసీ ఆహ్, ఫోను ఆ! లేదు. ఆ బల్లని గట్టిగ కొట్టేశా.
అరిచేసేశారా మీరు? అయ్యో! వామ్మో! ఆ!
గుద్దితే అక్కడున్న ప్లేట్లన్నీ ఒక్కసారి గాలిలోకలా ఎగిరి, కింద పడ్డాయి.
కింద పడినియ్యా? ఆ! హ్మ్. దేవుడా!
ఆ! అప్పుడు తిట్టారండి నన్నూ ఎలా తిట్టారంటే, "మరి పిచ్చోడివయిపోతన్నావు. ఆ ఫోను దీసుకెళ్ళి నేలకేసి కొడతా, మీయమ్మోళ్ళకి జెప్తా" అది, ఇది అని జెప్పి, చాలాసేపు ఏదేదో జెప్పారు. నాకేమో అర్థంగాటల్లా. ఏంటి నేనిలా చేశానూ సెన్స్ లేకుండా ఇలాగ, ప్లస్ ఇంకోటే ఇంకో వైపు నుంచేమో గేమూ రా, రా, రా అని పిలుస్తుంది.
హ్మ్. ఆ! హ్మ్. అవునా! ఆ! హ్మ్. అసలు ఎందుకూ అంత ఏవంటారు దీన్ని, ఒక్కసారి మీరు చెప్పంగలనే నేనూ స్టన్నయిపోయాను. ఏంటి ఇంతా ఇదిగా ఉంటదా లోపలికెళ్ళేదని చెప్పేసని.
<giggles> ఈ రెండిటి మధ్యలో. హ్మ్. <chuckles> ఆ! ఇప్పుడు గుర్తు జేసుకుంటంటే, నాకు కూడా సేమ్ ఫీలింగండీ. అంతెడిక్షన్ నాకెందుకొచ్చింది రా బాబు, అంటే, నాకు పెద్దగా వేరే ఎడిక్షన్సేం లేవు.
హ్మ్. బ ఎలా బయటికొచ్చారు మరి దాని నుంచీ? ఎలా బయటికొచ్చారు దాని నుంచీ?
ఆ ఇన్సిడెంటడిగిన్ జరిగిన తరవాత, నాకు కొంచుం నా మీద నాకే చిరాకొచ్చేసిందండి. ఎందుకంటే, బయిటికెళ్ళాము, ఒక ఏదో ఒక అకేషన్ జరుగుతుందీ
ఆ! చిరాకొచ్చేసింది. ఓకే. హ్మ్. హ్మ్.
అలాంటప్పుడు కూడా నువ్వు ఇలాగే చూస్తా ఉంటే, ఇంకా నీకు అంటే, ఈ వే వేరే వాళ్ళతో విలువ ఇచ్చేందేముంది ఇలాగ
హ్మ్. ఇంకా, ఇంకేమి అది, అది పైన ఇంకేమున్నాయి? ఇంకేం జరిగినాయి ఇట్లాగా చిరాకు రావటానికి గల కారణాలు? ఇట్లాంటి గేమ్లు గాని, ఇట్లాంటియన్నీ.
హ్మ్. ఇంకా ఏం జరిగిందంటే, ఇది బాగా అలవాటు అయిపోయినప్పుడు అంటే, ఈ ఈ ఇన్సిడెంట్ కన్నా ముందు, ఇంట్లో కూడా ఆడతా ఉంటాం గదా!
ఆ! ఆ! హుహు. హ్మ్.
ఇంట్లో పాపం మా అమ్మ ఒకసారి ఆహ్, అంటే కొద్దిగా నడుస్తూ, నడుస్తూ కొంచెం కాలు బెణికింది.
ఆడతా ఉంటావు. హ్మ్. బెనికింది. అయ్యో! ఆ!
స్టెప్స్ దిగేటప్పుడు కొద్దిగా కాలు బెణికింది. రాంగ్ ఏసి, అయితే ఆవిడ పాపం చాలా సార్లు పిలిచిందంట ఆల్మోస్ట్ ఒక పావుగంట అక్కడే నిలబడిపోయి.
హ్మ్. ఓకె. హ్మ్. మీరు ఆ! చెప్పండి.
ఇది సేము నా మీద నాకు కూడా కోపం వచ్చింది మరేం చేస్తాం. అలా అడిక్టయిపోయాను. ఆ! అడిక్టయిపోయాను, ఆవిడెమో పిలిచిందంట, నాకేమో తెలిదది. అదంతా నాకు తెలీదు. నేనేమో కరెక్ట్‌ దానిలో ఉండిపోయాను నేనా చెప్పాలంటే మా ఇంట్లో లేను అసల. ఆ! మా ఇంట్లో నేను లేను.
హ్మ్. అంతేనా! ఆ! హ్మ్. గేమ్‌లో ఉండిపోయారు మీరింకా. ఆ!
తర్వాత చిన్న అంటే నేను ఆడి, ఆడి, ఆడి బ్యాటరీ కన్జ్యూమ్ అవుతాది కదా! చార్జింగ్ పెట్టుకుందాం అని చెప్పేసి, లేచి ఎళ్లి చార్జింగ్ పెడుతుంటే. అప్పుడు మా అమ్మ గొంతినపడింది.
హ్మ్. అవును. హ్మ్. చెవులో ఇయర్‌ఫోన్స్ పెట్టుకుంటారు కదా! సాధారణంగా ఈ గేమ్ ఆడేటప్పుడు?
ఆ! అవునవును. అంటే మా మొత్తం కమ్యూనికేషన్ ఇస్తాం కదా! అందరితో మాట్లాడుతూ ఉంటాం కాబట్టి నాకేం వినపడల.
ఏమినపడదు, బయట ప్రపంచం ఏం వినపడదు మీకు. హ్మ్.
ఇంకా ఏంటమ్మా, ఏమైందమ్మా? అంటే ఆహ్, "ఇలా కాలు వెణికిందిరా. ఇందాక నుంచి పిలుస్తున్నాను, పావుగంట నుంచి పిలుస్తున్నాను" అనేసరికి నాకు కొంచెం బాధేసింది బాగా. ఆహ్, అసలు కొంచెం తీసుకొచ్చాను, సోఫా మీద కూర్చోబెట్టి మొత్తం కాళ్లు అది లాగాను. ఆహ్, కాకపోతే కొంచెం అప్పుడు బాధేసింది కాని, ఆహ్, అది అలవాటు పోలా.
ఆ! అ అయ్యయ్యో! కళ్ళమ్మట నీళ్ళు లాగేసింది. హ్మ్. హ్మ్. హ్మ్. తప్ ఇంకా అలవాటు పోల. ఇంకా ఇంకా పోలేదు. హ్మ్, ఏంటి? ఎందుకు అంత అడిక్షన్ అవ్వటానికి గల కారణం ఏంటి? రిలీఫేమన్నా ఉంటదా దానివల్ల, ఆడటం వల్ల? లేకపోతే ఎందుకు మనుషుల్ని చంపటం వల్ల ఏమన్నా రాక్షసత్వం గానీ, అట్లాంటివి ఏమైనా పెరిగిపోతున్నాయా? దాంట్లో గేమ్లు ఆడటం, గేమ్లు ఆడటం గురించి ఎందుకంత అడిక్షన్ అయిపోయింది ఆ గేమనేది? మీరేం చూసారు దాంట్లో?
అవును. ఆ తరువాత <laughs> అంటే ఒక కారణం అని కాదండి. యాక్చువల్‌గా ఏంటంటే, కంటిన్యూయస్‌గా ఆ మ్యూజిక్ ఒకటి ఉంటాది. ఇలాగా దాక్కోడం ఒక యాంక్సైటీ ఉంటది. ఆ గేమ్‌లో మనం మాట్లాడేటప్పుడు
హుహు. హ్మ్. అది. హ్మ్, హ్మ్. అది. అడిక్షన్‌కి గల కారణం. ఇప్పుడు ఒక మనిషి సిగరెట్ తాగుతాడండి. సిగరెట్ తాగుతున్నప్పుడు, ఎందుకు తాగుతున్నాడు? అని చెప్పేసి అడిగితే, నాకు కొంచెం రిలీఫ్ వస్తుంది, అని చెప్పేసనంటాడు. ఇలా గేమ్ ఆడేటప్పుడు ఏం రిలీఫ్ వస్తుంది? ఇలాంటి గేమ్స్ ఆడేటప్పుడు, దాంట్లో దూరిపోయి మనుషుల్ని పట్టించుకోకుండా ఆడే గేమ్స్ వల్ల ఉపయోగకర కారణాలేంటి?
హ్మ్. అవును. అవును. హ్మ్. ఇప్పుడూ చెప్పాలంటే, ఇప్పుడు కొంతమంది హై జంపింగ్స్‌ని బా ఇష్టపడతారు. అంటే, పై నుంచి ఇలా తాళ్ళేసుకొనీ దాన్నేదో అంటారు, హై జంపింగ్ గూడా గాదు. ఆ! దూకడాలు. అవి ఎందుకూ అంటే, అదొక థ్రిల్లిస్తది.
హ్మ్. అవును. దూకటాలు గానీ అయన్నీ కూడాను. అవును. వాస్తవం. హ్మ్. హ్మ్. ఎగ్జాక్ట్‌లీ. హ్మ్.
హ్మ్. ఇక్కడ గేమ్స్‌లో కూడా ఏంటి, అలా దాక్కోడం, అదొక యాంక్సైటీ. ఆడిని చంపేయడం కాల్చి, అదంతా గూడా ఒక రకమైన థ్రిల్లిస్తదనమాట.
హ్మ్. హుహు. హ్మ్. అట్లాగా. క్రూరత్వం ఏవన్నా పెరిగిద్దా మనుషులు ఇట్లాంటియి చెయటం వల్ల మరి?
ఆ! తప్పకుండా. అందుకే కదా! బల్లను గుద్దింది.
ఆ! అద్ది. ఆ! ఇక్కడ, ఇక్కడ టచ్చయ్యారు. ఖచ్చితంగాను. ఆ! హ్మ్.
<chuckles> అదే. అక్కడే ఇక నాకా రియలైజేషనొచ్చేసింది. ఆహ్, య మనం పెద్ద తోపు ప్లేయర్లుం గూడా గాదు, కానీ దీనికే ఇలా ఉందంటే, నిజంగానే న్యూస్‌లో చెప్పేదంతా నిజమే. నిజంగానే పిచ్చోలుళ్ళయిపోతున్నారు, ఎందుకులే అని జెప్పేసీ ఇక ఒక 2, 3 రోజులు
హ్మ్. హ్మ్. హ్మ్. అవును. కొన్నాళ్ళు బ్యాన్ గూడా చేసినట్టున్నారు గదా! దీన్ని?
ఆ! ఆపేశారండి చాలా రోజులు. నేను అంతకముందే ఆపేశాను యాక్చుల్లీ. ఆళ్ళు బ్యాన్ చెయ్యడానికన్నా ముందే నేనాపేశాను. సో, నాకు అవన్నీ తెలీదిక. కాపోతే ఇన్నాను బ్యాన్ జేశారని జెప్పేసి.
ఆ! ఆహా! ఆ! అలాగా. హ్మ్. మరీ, మరి దాని తర్వాత నుంచి ఇంకా తర్వాత మళ్ళా ఇంకేం గేములకు కానీ, అట్లాంటియేమి ఎడిక్టవ్వలేదు మీరు.
హ్మ్. అలా జరిగింది మొత్తం. ఆ! ఎడిక్టయితే అవ్వలేదు. జస్ట్ కాపోతే ఎప్పుడన్నా టెంపరరీగా హ్మ్. టెంపరరీగా ఆడతా ఉంటాను. హ్మ్.
హ్మ్. జస్ట్ అయితే గేమ్స్ ఆడతా ఉంటారు. గేమ్స్ అయితే ఆడతా ఉంటారు. హ్మ్. ఇంకా ఇంకేమన్నా జరిగినాయా సిట్యుయేషన్లు.
ఇంకా సిట్యుయేషన్లంటే వీటితో పాటు అదొక టెంపుల్ రన్ అని చెప్పేసి ఓ గేమ్ ఉండేదండి. హ్మ్. <chuckles> మీకు కూడా ఐడియా ఉందా! అవును చాలా మంది డౌన్‌లోడ్ చేసుకున్నారని జెప్పేసప్పుడు బాగా టాక్ కూడా వచ్చింది ఆ గేమే <chuckles> అది కూడా కొంచెం వన్ టైప్ ఆఫ్ యాంక్సైటీనిచ్చేది.
హ్మ్. ఆ! ఎగ్జాక్ట్‌లీ ఆ! టెంపుల్ రన్ను. హ్మ్. పరిగెత్తడం అదంతా ప హ్మ్. ఉంది. ఎగ్జాక్ట్‌లీ అవును. హ్మ్. సబ్‌వే సర్ఫర్స్. సబ్‌వే సర్ఫర్స్ కూడాను.
హ్మ్. సబ్‌వే సర్ఫర్స్ కూడా ఇవన్నీ ఏంటంటే స్టార్టింగ్ స్లోగా స్టార్ట్ అవుతే మీరు అబ్జర్వ్ జేస్తే యెళ్ళే కొద్ది స్పీడ్ పెరిగిపోతది. హ్మ్.
హ్మ్. అవును. ఎడిక్షన్ అయిపోతా ఉంటది మొత్తం అంతా. అవును. బాగా. ఎక్సైటీ. అదే ధన్ ధన్ ధన్ ధన్ అని యెళ్ళిపోతా ఉంటది. మొత్తం అంతా కూడాను అవును. హ్మ్.
అవును. అయితే దీనికెందుకు ఎడిక్ట్ అవ్వలేదంటే ఆ యాంక్సైటీకి నా హార్ట్ బీట్ నాకు తెలిసేదండి. అమ్మో! ఇది చాలా డేంజర్‌గా ఉందని జెప్పేసి నేనే ఆపేసానది. <giggles>
హ్మ్. హ్మ్. <smacks lips> అబ్బో! ఆపేసేసారనమాట. అయితే చాలా చూసుకుంటే గనుక మీరు మీ రియల్ లైఫ్‌లో ఇట్లాంటి గేమ్స్ అయన్ని కూడాను ఇయన్నీ ఆడటం వల్ల మీకు జరిగిన నష్టాలు గానియండి అంటే ఇప్పుడు బయటికొచ్చేసారు మొత్తం అంతా.
హ్మ్. హ్మ్. అవును. ఆ! ఇప్పుడూ బయటికొచ్చేసానండి. ఏ చిన్ని చిన్నియి అప్పుడప్పుడు, అప్పుడప్పుడు ఆడుతున్నా అంతే.
కంప్లీట్‌గా హ్మ్, కష్టం, కష్టం అనిపిచ్చిందా ఏమన్నా? బయటికొచ్చేటప్పుడేమన్నా?
ఆ! స్ మొదట్లో అనిపిచ్చింది. తర్వాత రీలీఫ్ అయిపోయింది. <giggles>
హ్మ్. అది. హ్మ్. <smacks lips> పోనిలెండి చాలా చక్కగా వివరించారు. హ్మ్, మీతో మాట్లాడడం నాకు చాలా సంతోషంగా అనిపించింది. ధన్యవాదాలండి.
అవునవును. <giggles> నాకు కూడా అండి. ధన్యవాదాలు.
ధన్యవాదాలు.